అవును. ఏదో ఒక సామాన్లు వచ్చేస్తూ ఉంటాయి.
అహ్, వచ్ వస్తూనే ఉంటాయి. ఇంకా అది అలాగా కొంచెం డబ్బులు సంపాదిచ్చడానికి కొలాబరేషన్లు గాని, మళ్ళీ అది కాక యూట్యూబ్ వాటిలో వీటిలో వీడియోకింత అని వస్తది, ఈ డ్యూరేషన్‌కింత.
అవును. వీడియోకింతని గూడా వస్తాయా? ఓహో!
ఆ ఇప్పుడు 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేశాను. ఒకటి పెట్టారు యూట్యూబ్ వాళ్ళు. అ అవి దాటిన వాళ్ళందరికీ ఈ వీడియో లెంత్‌ని బట్టి ఇన్ని డబ్బులు అని. లక్షలు లక్షలు సంపాదించే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు.
అవునా! ఓహో! అలా అవునా! లక్షలు లక్షలొస్తున్నాయా? అంటే కష్టం గూడా అంతే ఉం అంటే మీరు మీకు స్క్రిప్ట్ గాని అయన్నీ కూడా రాసుకుంటారా?
నెలకి ఇరవై లక్షలు ఆ! ఆ! ఆ! రాసుకోవాలి అంటే నేను రా మేము మ మేము కొంతమంది రాసుకుంటారు గాని, అందరూ రాసుకోము. కొంతమంది వాక్చాతుర్యం ఉన్నవాళ్ళు అవలీలగా మాట్లాడేస్తారు. ఇంక అదే స్క్రిప్ట్ ఫాలో అవుతే ఏదో బట్టి పట్టినట్టు యాక్ట్ చేసినట్టుంటది గదా! యాక్ట్ చేసినట్టు ఉండకూడదు.
ఆహా! అంటే మీకు మళ్ళీ అన్నీ గూడా రావాలి గదా! ఒట్టి మాట్లాడడమే కాదు, వెడి ఎడిటింగ్ రావాలి, ఏ ఏ షాట్‌లోకెళ్ళి ఏ ఏ వీడియోలు తీయాలి, సన్ లైట్ అన్నీ చూసుకోవాలి గదా!
రావాలి. అవును. అవును. ఏహ్! ఇప్పుడు సులభతరం అయిపోయింది. రికార్డ్ నీ దగ్గర ఫోన్ ఉందా? రి వీడియో రికార్డ్ చేసి పంపించు. ఆహ్, ఏజెన్సీ వాళ్ళకి పంపిస్తే ఏజెన్సీ ఉంటాడు. వాడు అందరిని పోగు చేస్తాడు. మీరు మీరు కంటెంట్ ఇవ్వండి. ఎడిటింగ్ ఏంటి, థంబ్నెయిల్స్ ఏంటి, టైటిల్స్ ఏంటి, అన్ని మేమే పెడతాం అని. వాడు మొహాన పడేస్తే, ఆ! వానివే, ఇవ్వాలి. కొంచెం మన దాంట్లో ఇంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చేస్తే అదే పని. అదే తలనొప్పి లేని పని. చక్కగా మనం రికార్డ్ చేసి వాళ్ళ మొఖాన్ని పడేసి, ఇన్ని డబ్బులు తీసుకోండంటే వాడే ఎడిట్ చేసుకుంటాడు. వాడే థంబ్నెయిల్ పెడతాడు. వాడే హ్యాష్‌ట్యాగ్లు పెడతాడు. వాడే కీవర్డ్స్ పెడతాడు. అవన్నీ పెడతాడు. డిస్క్రిప్షన్. వాడిదే. అవును మొత్తం.
అవును. అలా కూడా ఉంటాయా? అంటే వాళ్ళకెంత డబ్బులు ఇవ్వాలా మళ్ళీ మనము? అవునా! అంటే వాడి బాధ్యతింకా మనం వీడియో చేయడం వరకే మన బాధ్యత. మిగతా మీకు మీ వైరల్ చేసి, మీకు డబ్బులు సంపాదించే మార్గం క్రియేట్ చేసేదంతా వాడి బాధ్యత.
ఆ! వాడి బాధ్యత. ఆ ఏజెన్సీ వాడి బాధ్యత. వాళ్ళే మేనేజ్ చేస్తారు. అవును.
ఓహ్! బావుంది. అయితే అసలు మీ ఇన్కమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? అసలు ఎలా? డ మీకు ఒక సపోజ్ ఒక బ్రాండ్ వచ్చింది. మీకు డబ్బులిస్తామని ఎన్నాళ్లకు డబ్బువస్తాయి? ఎన్ని వీడియోలు చేయాలి వాళ్ళకి? ఎలా ఎలా అసలు మీకు ఎలా వస్తున్నాయి అయన్ని?
అవును. అవును. హ్మ్, హ్మ్. కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళు ఈ వీడియో చేసిన వెంటనే రీల్ వెంటనే పేమెంట్ చేసేస్తారు. కొన్ని కొన్ని వాళ్ళు, మీరు ఈ బ్రాండ్‌కి ఒక 5 వీ 5 వీడియోలు ఇవ్వాలి, ఐదు రీల్లు, 10 రీల్లు, 15 రీల్లివ్వాలి. అలాగే ఇస్తారు డబ్బులు. <smacks lips> డబ్బులు సంపాదిచ్చడానికి పలు రకాలుగా ఉంటాయి. మనం ఎంచుకునే దాన్ని బట్టి, ఎంచుకునే దాన్ని బట్టి ప్రొడక్ట్‌ని ఆధారపడుంటది. ఏదేమైనా ఇన్ఫ్లుయెన్సర్‌గా డబ్బులెంత సంపాదిస్తామో, మాటలు కూడా అంతే తింటాము జనాల <giggles> నుంచి. అంతే.
అవునా! అవునా! అలు అంతే. అంతే. అంతే. అంటే ఎంత వస్తాయి రఫ్‌గా ఒక నెలకి?
ఆ! రఫ్‌గా అంటే 100,000-150,000 వస్తాయి. అంటే ఒక సుమారుగా. ఆహ్, ఎక్కువ చేసే వాళ్ళకి లేదు. సామాన్యంగా చేసే వాళ్ళకంటే పర్వాలేదు. ఒక 40, 50,000 ఈజీగా, ఈజీగా వస్తాయి. ఒక రోజుకి ఒక రీల్ పెడితేనే 3,000, 4,000 ఇస్తారు. హ్మ్.
ఓహో! చాలా బావుందసలు. చాలా బావుంది. చాలా బాగా చెప్పావు. అసలు చాలా ఇన్స్పైర్ చేశానండి. నేను గూడా అవ్వాలనిపిస్తుంది. సరే, మళ్ళీ మాట్లాడదాం కలిసి. ధన్యవాదాలు.
<chuckles> అవునవును. నువ్వు గూడా అయిపో చక్కగా. ఆ! సరే. సరే. ధన్యవాదాలు.

ఆహ్, మేము ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆహ్, ఇన్ని డబ్బులోస్తాయి అని ఎక్కడ అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఒక వ్యాపారం ఉంది, ఒక బజ్జీల బండుంది పెట్టుకుంటే, కస్టమర్లు ఓస్తేనే వాడికి ఆదాయం. కాబట్టి మాకు కూడా అంతే. ఎంతమంది కొలాబరేషన్స్‌కొస్తే అదే ఆదాయమోవుతుంది. ఇంక నీ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కి ఆ! హ్మ్. హ్మ్.
అవును, నిజమే. అయితే నువ్వు నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మొదట ఏ ఏ రూపంలో వచ్చింది అసలు ఇన్కమ్ అనేది. ఆ కొలాబరేషన్ ద్వారా, లేకపోతే ఆహ్, ఇలా రివ్యూలు ద్వారానా, లేకపోతే ఏదైనా మార్కెటింగ్, అఫిలియేట్ అవన్నీ కూడా చేస్తున్నారు కదా! ఈ మధ్య ఇన్‌ఫ్లుయెన్సర్లు.
నా నాకూ హ్మ్. హ్మ్. హ్మ్. అవును. చేస్తున్నాను, చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ చేపించుకుంటారు. కానీ నాకు ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ఒకటుంది. పెర్ఫ్యూము దుబాయ్ పెర్ఫ్యూమ్స్, దుబాయ్ పెర్ఫ్యూమ్సు ఆహ్, ఆ బ్రాండ్ పేరు చెప్పకూడదు. అంటే వాళ్ళకి కాపీరైట్స్ ప్రాబ్లమ్ ఉంది. ఆ పెర్ఫ్యూమ్ ఆ! ఆ పెర్ఫ్యూమ్ నాకు వచ్చినప్పుడు అది చాలా బావుంది. కానీ చర్మం మీదకి స్ప్రే చేస్తే కొంచెం ఇట్చీ ఇట్చీగా ఉంది. అందుకే వా నేను పేరు మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ అది వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతదని. ఆ! అది నేను చేసినప్పుడు ఇట్చీ ఇట్చీగా ఉంది. కానీ స్మెల్ బావుంది. అదేమంటే వాళ్ళు అంటారు, "మీ స్కిన్‌కి పడలేదు. మా మరి మిగతా వాళ్ళందరికి పంపించాము. వాళ్ళు బానే ఉంది అన్నారుగా. నీకు ఎందుకు పలేదనా?" సరే అని నేను చేశా. నేను చేసి ఇంక వా నాకేం నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ఎందుకంటే మే బీ నా స్కిన్‌కే పడలేదేమో!
దేనివల్ల దేనివల్ల వస్తాయి? ఏ బ్రాండు? ఓహ్! అవునా? ఆహా! అవునా? అయితే ఆహా! మీ మీ స్కిన్‌కి పడలేదేమో అననుకున్నావు. అయితే ఇప్పుడు నువ్ నువ్వు చెప్పినట్టు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇప్పుడు ఏదైనా నచ్చలేదనుకో, డైరెక్ట్‌గా మొఖం మీద ఈ బ్రాండ్ అని చెప్పు చెప్పను కూడా చెప్పలేరు కదా! ప్రతిదీ ఎవరు కాపీరైట్ చేస్తారో ఎవరికీ అలంటోళ్ళు ఓచ్చారనుకో నాకిది నచ్చలేదనుకో, ఈ బ్రాండ్ నచ్చలేదని డైరెక్ట్‌గా నేను మొఖం మీద చెప్పినా నన్ను ఎవరు ఏమి అడగరు. కానీ మీరు గనక, మీరు మాట్లాడేది కూడా ఆచితూచి మాట్లాడాల్సొస్తుంది.
అందుకుని ఆ! అవును. అవును. చెప్పకూడదు కదా! మళ్ళీ ఇంకో ఆ! అవును. హ్మ్. అవును. <chuckles> ఆ! ఇప్పుడు ఒక బ్రాండ్ నుంచి ఒక లిప్స్టిక్ ఓచ్చింది. అది నాకు పడలేదు, నచ్చలేదు. నేను "నచ్చలేదు, ఈ బ్రాండ్ ఓద్దంటే", అదే బ్రాండ్‌లో ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్టలుంటాయి, ఇంక ఫౌండేషన్లు, సన్ స్క్రీన్ అవేమీ పంపించరు. ఇంక అవేమీ రావు.
అవును. నిజమే. అవును.

అవునా! రోజు పెట్టాలా అయితే మీరు?
ఆల్గరితం. రోజూ పెట్టాలి, ఎంగేజ్ చేయాలి. జనాలని ఎంగేజ్ చేస్తూ ఉంటేనే ముందుకెళ్తాం. ఏదో ఒక ద్వారా. స్టోరీయో, పోస్టో, రీలో ఏదో ఒకటి పెట్టి, ఇంక అందుకని ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తది ట్రై చేసింది, అది, ఇది, ఇది, అది అని పెడుతూ ఉంటేనే డబ్బులొస్తాయి. అప్పుడే డబ్బులు. అవును, అవును. అప్పుడే డబ్బులొస్తాయి.
ఏదో ఒక ద్వారానా? అవునా. అయితే ఇప్పుడు కొంతమంది ఆహ్, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారాళ్ళు. ఆళ్ళకి ఇట్లా హోటల్స్‌లో ఉండడానికి, ట్రావెల్ చేయడానికి ఏమైనా ఆహ్, డబ్బులిస్తారా? లేకపోతే కొంచెం బార్టర్ లాగా, అంటే "మీరు మా హోటల్ దగ్గర ఉండి మా ఫుడ్‌ను ప్రో ఆహ్, ప్రమోట్ చేస్తే, మీకీ ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తాం" అట్లుంటాయా?
ఆ! హ్మ్. హ్మ్. అవును. ఆ! హ్మ్. అవును. హ్మ్. అంటే కొన్ని కొన్ని అలా ఉంటాయి. కొలాబరేషన్ అంటేనే ఫ్రీ కొలాబరేషన్ అంటేనే "నాది నువ్వు, నీది నాకు" అన్నట్టు బార్టర్ సిస్టమ్ లాగానే. ఆహ్, ఫ్రీ కొలాబరేషన్‌లో ఏంటంటేము, "మేము మీకు ఫ్రీగా టికెట్లు ఇస్తాము, ఈ ఊరు చూడండి, ఆహ్, హోటల్ ఇస్తాము. మా హోటల్ గురించి చెప్పండి, ఊరు గురించి చెప్పండి, ప్లేసుల గురించి చెప్పండి" అంటారు. కొంతమందేమో ఆ! కొంతమంది వాళ్ళే ఫ్రీగా అన్నీ ఇస్తారు. ఇంకెదురు డబ్బులిస్తారు. ఎదురు డబ్బులు ఇస్తారు. ఆ! అలా కూడా డబ్బులు సంపాదించొచ్చు. హ్మ్.
అవునా. ఇలా కూడా ఉంటాయా? అవునా! ఓహో! అసలు ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఇప్పుడు సాధారణ మనిషి, ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఏం చేయ్యాలి?
అవును. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఫస్ట్ మాట్లాడడం రావాలి. ఒక ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాలి. ఆహ్, కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడాలి. క్లియర్‌గా మాట్లాడాలి. ఏదో మనం నోట్లో మాటలు మింగేసి మాట్లాడి స్టైల్‌గా అని ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళర్థం కాదు. నువ్వు ఆహ్, నీదెవరు చూడరు. చక్కగా ఈ మన మాటలో నమ్మకం కల్పించాలి ఎదుటి వాళ్ళకి. "అమ్మో! నిజంగానే ఆ! ఆ! ఇది వాడొచ్చు." అవును.
అవునా! అవు అవునా! మన మాటల ద్వారా నమ్మకం కల్పించాలి ఒకటి. అంటే ఇప్పుడు మీరు పోస్ట్ చేసే టైమ్ బట్టి కూడా మీకు ఎంగేజ్‌మెంట్ అయన్నీ ఉంటాయంటారు. అది నిజమేనా?
హ్మ్. హ్మ్. పోస్ట్ చేసేదాన్ని బట్టి కూడా జడ్జ్‌మెంట్ ఉంటది. ప్రతి దాని మీద జడ్జ్‌మెంట్ ఉంటది. నువ్వు ఏం చేసినా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే పాజిటివ్ ఎంత ఉంటదో, నెగెటివ్ అంతకు మించి ఉంటుంది. తీసుకోగలగాలి.
హ్మ్. ఓహో! అవును.
ఆ!
ఓహ్! అంత ఇంత ఉంటుందా? మీరు మీరు డబ్బులు సంపాదించడానికి ఇంజినీరింగ్ జాబ్ ఈజీ అనమాట. ఇదివరకు అందరనుకున్నారు. ఈళ్ళకేంటి, వీడియోలు పెడితే డబ్బులొచ్చేస్తాయి.
హ్మ్. అవును. ఆ! వచ్చేస్తాయి అని అనుకున్నారు. కానీ చాలా కష్టం ఉంది. కానీ నేను ఒకటి చెప్తా నీకు. డబ్బులు సంపాదించడానికి కష్టం ఉన్నా కూడా ఇదేంటంటే మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ చాలా వస్తాయి. <smacks lips> ఇప్పుడు నువ్వు, నువ్వు, నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నావు అనుకో. నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తే నీకు న నెలకి 40000 50000 జీతం వస్తే నువ్వు మళ్ళీ దాన్ని కొనుక్కోవాలి. ఇక్కడలా కాదు. ఎక్కడ మాకు నెలకి రూ. 100000 200000 జీతం వచ్చినా ఆ సామాన్లు కొనుక్కోవాల్సిందేముంటది? ఇంక వాళ్ళే పంపిస్తారు కదా!
ఓహ్! ఎంత కష్టం ఉందో. అవును.

అయ్యయ్యో! అసలు ఇన్‌ఫ్లుయెన్సర్ అసల చాలా చాలా రిస్కైన జాబైతే నువ్వు చెప్పేతే దాని బట్టి!
ఆ ప్రొడక్టులు సేల్ అవుతున్నాయి. ఆ! చాలా, అందుకే పాచ్ టెస్ట్ చేయాలంటుంది. ఇప్పుడు మొఖం ఎంత మనకు ఇంపార్టెంటు బయటికెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా, ప్రతి దానికి మొఖం చూసే మాట్లాడుతారు, మొఖం చూసే పనిస్తారు. మొఖం మీద ఏమైనా చేసుకుంటే నువ్వేదో ఫ్రీగా వస్తున్నాయి కదా! ఇన్‌ఫ్లుయెన్సర్లు మాకొచ్చేస్తున్నాయి కదా! నేను వాడేసాననుకో, అది పడలేదనుకో, ఆహ్, ఇంక నా జీవితమే లేదు గదా! ఇంక వేరే ప్రొడక్ట్ వాళ్ళు నన్ను పెట్టుకుంటారా నా మొఖం పోతే? పెట్టుకోరు కదా?
అవును. అవును నిజమే. నిజమే, నిజమే.
చాలా కష్టం, అవును. చాలా కష్టం. హ్మ్.
బాగా చెప్పావు నిజమే. అయితే మీరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ బ్రాండ్ ప్రమోషన్లు కాకుండా చిన్న చిన్న రీల్స్ వేరే వేరే రీల్సు గాని ఆహ్, వీడియోస్‌కి గెట్ రెడీ విత్ మీ అనుకుంటూ ఏదో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా! ఇయన్నీ చేస్తే కొంచెము వైరల్ ఎక్స్‌పోజర్ అవుతది. ఎక్కువ బ్రాండ్స్‌కి కనిపిస్తయనా ఇలా చేస్తూ ఉంటారు?
ఆ! ఆ! హ్మ్, హ్మ్. అవును. <chuckles> ఆ! అవుతది. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా డ్రాప్ అయిందనుకో మన కంటెంటు <smacks lips> ఇప్పుడు నువ్వడుగుతావు ఏంటి ప్రతిసారి వీడియోలు పెడుతూనే ఉంటావా? అంటే పెట్టకపోతే మన వెనక పడిపోద్ది మన ఆల్గోరిథమ్ వెనక్కి నెట్టేస్తది మనల్ని.
అవునా? ఇలా కూడా ఉంటుందా? మ ఎవరంటే ఏం పెట్టం గదా! మాకేం తెలీదు. నువ్వు చెప్తుంటే తెలుస్తోంది.
ఆహ్, ప్రతి ఆ! ఆ! ప్రతి దానికి. అవును. ను ను ఈ రోజు పెట్టి మళ్ళీ రేపు, ఎల్లుండి పెట్టలేదంటే మనది స్కేల్ పడిపోద్ది. మనయెక్కువ మందికి రీచ్ అవ్వదు.

నిన్ను చూసే కొంటాము. ఇప్పుడు నేనైనా, మేవ్ అందరైనా, ఫ్రెండ్సయినా, ఎవరైనా ఒక ఇన్‌ఫ్లియెన్సర్ చెప్పేదీ, అది బావుంది అనిపిస్తేనే కొంటాము. ఒకేళ మీరు మీకు హ్మ్. వాడారనే నమ్మక ఉప్పుడు సెలెబ్రిటీసంటే, వాళ్ళు వాడారో లేదో మాకు తెలీదు, మేము వాడామని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ఇన్‌ఫ్లుయెన్సర్లయితే వాడే మాకు చెప్తారనే నమ్మకం ఉంటది కదా, వాళ్ళకి పడితేనే చెప్తారనీ.
ఆ! నువ్వైనా కూడా అంతే గదా! ఆ! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. నాక్ తెలీదు. అవును. హ్మ్. అవును. అవును. ఇంకా ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లూ సాటి ఇన్‌ఫ్లుయెన్సర్లేంటి, అమ్మో! దీనికెంత డబ్బులొచ్చేస్తన్నాయో, నాకంటే ఎక్కువొచ్చేస్తన్నాయి. కాబట్టి, నేనెక్కువ చేసెయాలి. ఎక్కువ కొలాబరేషన్స్. ఎక్కువ కొలాబరేషన్సంటే, క్వాలిటీ ఉండవు, ఏది పడితే అది. ఏది పడితే అది చేసేసి
ఓహో! అంటే, ఇప్పుడు బట్టలు ఏవన్నా అయితే, సరే ఒకసారేసుకుంటాము, దాని తర్వాత సర్లే వేసుకోపోయినా ఏం కాదు అననుకోచ్చు. వంటొడుకునేయి ఇప్పుడు కాపోతే ఎప్పుడైనా ఉపయోగపడతయి అనుకోచ్చు, కానీ ఇవి ఒంటి మీద పెట్టుకునేవైతే కానా చాలా కష్టం కదా!
అవును. ఆ! ఆ! అవును. అవును. అవును. అవును. ఆహా! అవును. కష్టం. నేనూ చెప్పాను. నేనూ నేను చు నేనెప్పుడూ ఏదన్నా రివ్యూ ఇచ్చినా, ఒక దాని గురించి చెప్పినా, ప్రమోట్ చేసినా, కొలాబరేషన్స్ చేసినా, నేను చెప్తా. ఇది నేను వాడాను, నేను వాడాను, నా స్కిన్‌కి పడింది. మీ స్కిన్‌కి పడతదో, లేదో ప్యాచ్ టెస్ట్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వైనా ఏమన్నా ప్రొడక్ట్ కొంటన్నావంటే ఒకళ్ళ దగ్గర నుంచి చూసి, ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చెయ్యి. చేతి మీద కొంచెం వేసుకో, చేతి మీద కానీ, మోకాళ్ళ మీద కానీ, అలా కొంచెం రాసి చూడు. అక్కడ నీకు మంట లేదు, దురద లేదు, ఎలాంటి పీలో పీలింగ్ లేదు, స్కిన్ పీలవ్వట్లేదు, బావుందంటే అప్పుడు వాడాలి. నీకు తెల్లగా అవుతున్నావా డిఫరెన్స్ ఆ! అలా అలా ప్యాచ్ టెస్ట్ దేనికైనా చెయ్యాల్సిందే. ప్రతి దానికి ప్యాచ్ టెస్టు చెయ్యాలి.
ప్యాచ్ టెస్టంటే? అవునా! అంటే, మనం ఒంటి మీద పెట్టే ఏదన్నా సబ్బుల దగ్గర నుంచి ఏదైన్నా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఓహో! అయితే మీరూ ఎలిమ్ సో, డబ్బులు సంపాదిస్తారు కదా! ప్రొడక్ట్ రివ్యూ చేసి అవన్నీ. అది ఎందుకు అంటే, ట్రాన్స్‌పరెంటుగా ఉండదు గదా! ఇప్పుడూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే, ఇన్ ఇన్ని డబ్బులొస్తాయి, అని తెలుస్తది. డాక్టర్ ఇన్ని డబ్బులొస్తాయి, కానసలా ఇన్‌ఫ్లుయెన్సరయితే ఇన్ని డబ్బులొస్తాయి అని ఎందుకు జనాలకి తెలీదు.
ఏ ఏదైనా సబ్బు దగ్గర నుంచి. హ్మ్. అవును. హ్మ్. ఆ! ఆ! అవును. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్.
మీరు ట్రాన్స్‌పరెన్సీ ఎందుకు మెయింటెయిన్ చేయట్లేదు.
మేమూ